మనం ఎప్పుడైనా చిన్న స ఆహ్, ఆరోగ్య సమస్యలు అవి వచ్చినప్పుడు అప్పుడునూ, మనకి కొంచెం శరీరం సంకేతాలను పంపిస్తూ ఉంటుంది మనకి ఏదో విధంగాను. అలాంటి సంకేతాలు గుర్తించడం ఎలా ఉంది? మీకు సాధారణ అలవాటు ఏమిటి గుర్తించడం?
ఆ! ఇది దాదాపుగా నాకు 40 ఏళ్ల వయస్సు, ఇంకా 40 ఏళ్ళు కూడా రాలేదు. అప్పటికి ముప్పై ముప్పై ఎనిమిది ఏళ్ల వయస్సు 1, 2 సంవత్సరాల ముందే. అప్పుడేమో...
ఆహాహా! ఆ!
నేను ఆఫీస్‌కి చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళేవాన్ని. దాదాపుగా మా ఇ మా ఇంటి నుంచి ఆఫీస్‌కేమో దాదాపుగా ఒక 30 కిలోమీటర్ల దూరం ఉండేది. ఆ! నిజమే, హైదరాబాద్‌లోనే ఈ చివరి నుంచి ఆ చివరకు వెళ్ళటం.
ఆ! చాలా దూరం. అది. ఆ! అమ్మో! చా ఒక ఊరులాగే ఇంచుమించు. ఆ! <laughs> అది కరెక్టే. హైదరాబాద్ పెద్ద సిటీ కదా! ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం అంటే 30 కిలోలు అంతే మరి 38 కిలోమీటర్లు అదే.
ఆ! కిలోమీటర్లు. అయితే అలాగా వెళ్ళినప్పుడు, మా ఆఫీస్‌లో పొద్దున్నే ఉదయమే 10 గంటలకు ఆఫీస్‌కి చేరుకుంటాం కదా! చేరుకున్న తర్వాతన మా ఒక రూమ్‌లోనే ముగ్గురు ఆఫీసర్‌లం ఉండేవాళ్ళం. అంటే ఒక రూమ్ పెద్ద రూమ్ షేర్ చేసుకునేవాళ్ళం. చేసుకోగానే ఆహ్, ఎదురు బొదురుగా అందరం కూర్చొని మాట్లాడుకుంటాం కదా! అది ఆఫీస్‌కి వ వచ్చి రంగానే ముందు మా తాలూకా ఆహ్, కొలీగ్స్ ఆహ్, ఏమండి మీరు ఏమిటి అలాగ మొఖమంతా అంతా ఇదయింది అనిసని చెప్పి అంటే ఎలా? ఆ! ఆ! ఇహ్
అవును. అదే క ఆహా! ఆహా! అలా కూడాను. అవును. అంతే కదా! <chuckles> ఆ! ఆహ్ అవు వాడిపోయినట్టు అయిపోయింది, ఎందుకలా ఉన్నారని, అంటే వాళ్ళు ఆ చురుగ్గా లేకపోవడం అనేది గుర్తించారు వాళ్ళు.
చురుకని కాదు. ఇది ఎలా ఉంటుందంటే బాగా అలసిపోయి, హ్మ్, విపరీతమైన అలసట. అంటే ఆ! ఇప్పుడు మొఖం
అరే! ఆ! అది. అలసట నిస్పృ ఒక ఆహ్, నీరసంగా కనిపిస్తుంది.
ఆ! అనే, ఒక రకమైనటువంటి అంటే అది ఎలాగ చెప్పాలంటే ఉపమానం చెప్తానేను. ఒక మామిడి పండు ఉందనుకోండి, చక్కగా నిగనిగలాడుతూ ముగ్గిన పండు వేరు. అది కమిలిపోతుందనుకోండి ఆహ్, కమిలిపోయి ఉంటే ఇది కమిలిపోయిందని మనం తినం. హ్మ్. పడేస్తాం. ఇప్పుడు <chuckles> సో, అలాగన్నమాట. ఆహ్, ఆ! అంటే అదో ర అంటే ఇదే ఉదాహరణ ఇంకా ఇంతకన్నా మంచి ఉదాహరణేమో నేను దాని గురించి చెప్పలేను. సో
ఆహా! అవును. అవును. అవును. అంతే కదా! <chuckles> అంతే కదా! అలాగుందన్నమాట అది. అంత నీరసంగా ఉంది మీది. అది. అది కరక్ట్‌గా చెప్పారు. కరక్ట్‌గా సరిపోయింది ఆ ఉదాహరణ అక్కడ. అది.
ఆ! అంటే వాళ్ళు అలా నా ఫేస్‍లోని గుర్తించారనమాట. ఏది? నా నా లోపల ఒక ఆనారోగ్యం ఏదో బిల్డ్‌అప్ అవుతుంది అని అది గుర్తించారు. అయితే అది శరీరమేమో వచ్చి ఇది మామూలుగాను మనం చాలా మట్టి‌కి ఆహ్, గమనిచంగాని, చాలామంది డయాబిటిస్ గుర్తించకుండా అలాగే నడిపిస్తున్న వాళ్ళకి ఇలాగే ఉంటుందన్నమాట. వాళ్ళ తాలూకా బాడీ గాని, మొఖం గాని హ్మ్. ఆ! అది ప ప్రథమ సంకేతమన్నమాట. ఇది నాకు తెలీదు. నేనేమో తర్వాతనా ఏమైంది ఏదో యూపీఎస్సీ ద్వారా కొంచెం హయ్యర్ పోస్ట్‌కేమో సెలెక్ట్ అయ్యాను. ఆహ్, ఓ ఆ! అప్పట్లో ఒక గ్రూప్-1, గ్రూప్-ఏ పోస్ట్‌కన్నమాట. సెలెక్ట్ అవ్వడంతోటే వాళ్ళు
గుర్తించారది. అని గుర్తించారు. అది ఒక సంకేతమన్నమాట అది. అవును. ఆహాహా! అలాగుంటుందా ఆహా! అలా గమనిస్తా. అవునా? అవును. అబ్బో! చాలా బాగుంది. ఆ! అమ్మో! చాలా మంచి విషయం కదా! చక్కగా సలెక్ట్ ఆ!
ఆ! అయితే ఆ సెలక్షనప్పుడు ఏంటంటే మెడికల్ బోర్డ్‌కి వెళ్ళాలి. అంతవరకు
ఆహా! మెడికల్ బోర్డ్‌కి వెళ్లి ముందు పరీక్షలు చేయించుకోవాలి.
ఆ మెడికల్ బోర్డ్ మనం ఫేస్ చేయాలనమాట. అంటే ఒక డాక్ డాక్టరేమో సర్టిఫై చేస్తే అయిపోదు. ఆ వా ఆ వాళ్ళు
అవును. అది కర అవును. కరెక్ట్. అన్ని పరీక్షలు చేసి వాళ్ళు నిర్ధారిస్తారు.
వాళ్ళు నిర్ధారించడం నకశక బార్యంతో మన బాడీలో ఉన్న రోగాలన్నీ బయటపడతాయి. ఆ! ఆ! అది ఆరోగ్యంగా ఉన్నాడా లేదా? అప్పుడు బయట పడింది. అప్పుడు ముందు ఫస్ట్ వాళ్ళు రోటీన్ చేసేవి కళ్ళు తర్వాతన బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఆ టెస్ట్, ఈ టెస్ట్, బాడి హోల్ బాడీ టెస్ట్ ఆహ్, ఆ! ఫిజికల్‌గా, ఫిజియోలాజికల్‌గా, బయోలాజికల్‌గా మొత్తం అంతానేమో స్కాన్ చేసేస్తారు. ఎందుకంటే ఒక డాక్టర్ ఉండడు. ఓ కళ్ళ డాక్టర్ ఉంటాడు. ఇంకో డాక్టర్ ఉంటాడు, బ్రెయిన్ డాక్టరు, హార్ట్ డాక్టరు అందరూ ఉంటారనమాట. ఆ! ఆహ్, ఆ అంద ఆ! అందరు అందరు ద్వ పాసవ్వాలనమాట మనం. అది ఆహ్, అప్పుడు వెంటనే అంత వరకు డిటైల్డ్‌గా వెళ్ళక్కర్లేదు. ముందు బ్లడ్ టెస్ట్ చేయంగానే మనకు అందులో షుగరుందని బయట పడిపోయింది. సొ ఆ!
<laughs> ఆ! అది కరెక్ట్. అది కూడా. మొత్తం ఆ టెస్ట్‌లన్ని ఉంటాయి కదా! అవును. <laughs> అవునవును. కరెక్టే. అవును. అందరు ఉంటారు. అందరూ పరీక్షలు చేస్తారు. అది ఏం నిర్ధారించారో మీకు ఆరోగ్య సమస్య? అమ్మో! షుగర్ వచ్చిందా? అంతా అంటే కొంచెం ఆ చిన్న వయసులోనే అలా కనిపించింది కొంచెం.
అంటే డయాబిటిస్ అంటే షుగరన్నమాట. మనం షుగరంటాం వాడుక భాషలో. సొ, డయాబిటిసన్న అంటే డయాబిటిస్ అన్నది డిస్‌క్వాలిఫి‌కేషన్ కాదు. ఎందుకంటే అందరికి డయాబిటిస్
అదే, అదే, అదే. అవును. అదే, అదే. ఆ షుగర్ కనిపించింది. అవును. అదే, అదే. దాన్ని డైట్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అది.
అయితే మనకేంటంటే వెంటనే తెలిసిందప్పటికి. తెలిసిన తర్వాతనేంటంటే అప్పటినుంచి ఇంకా మళ్ళీ ఆ మా డాక్టరు సె సెంట్రల్ గవర్నమెంట్ డాక్టర్లు ఉంటారు కదా! సీజీహెచ్ఎస్ అంటారు. ఆ! వాళ్ళ దగ్గరకి వెళ్తే వాళ్ళేమో రోటీన్‌గా మనకేమో, ఇంకా ఒకమారు ఆ డాక్టర్ చేతి చేతిలో పడ్డాం అనేసి అంటే వాళ్ళు మనకు రోటీన్‍గాను ఆహ్, నెలకొకసారి ఆ! రమ్మటుంటారు. టెస్ట్‌లని ఇన్ని మందులు ఇస్తారు. ఇవన్నీ మింగుతుండు అనేసనీ చెప్పి అది అలాగ అయిపోతుందనమాట. అయితే ఈ సుగరు వచ్చిన తర్వాతనేంటంటే అక్కడి నుంచి మొదలవుతుంది అసలు కథ. ఆ మీరు ఎ ఎంత మందులు వేసుకున్న, ఎ ఏమి చేసుకున్నా సరే, బాడీలో ఉన్నటువంటి అది ఆహ్, నార్మల్ హెల్డి పర్సన్‌కి సమానం కాదు డయాబిటిస్ వచ్చిన వాళ్ళకి. ఎందుకంటే
అవును. అవును. వాళ్ళంతా ఉంటారు కదా! ఆ! అవును. అన్ని రకాల పరీక్ష అదే నెలకు ఒకసారి రమ్మంటూ ఉంటారు. అది పరీక్షలు చేస్తూ ఉంటారు. అన్ని చేస్తారు. అవును. అదే కదా! అవును. అసలు సంగతి అప్పుడు మొదలైంది అది. ఆ! అది కూడా డయాబిటిస్ వచ్చిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటారేమో?
ఆ! జాగ్రత్త తీసుకోవడం అనేసంటే జాగ్రత్తలు అనేసంటే అప్పుడు వాళ్ళకి సుగరు వచ్చినటువంటి వాళ్ళకి మెయిన్ అంటే అప్పట్లో నాకు తెలిసేది కాదు. ఎందుకంటే ఏ డాక్టరు ఎవరికీ చెప్పడు. వాళ్ళు మందులు ఇవ్వడం వరకే వాళ్ళ తాలూకా ఇది. వాళ్ళేం చేస్తారు? రోజు నడు, వాకింగ్ చేయి, ఎక్సర్‌సైజ్ చేయి, తర్వాతనేమో వచ్చి డైట్‌లోనేమో వచ్చి హోల్ ఆహ్, ఒక రూల్ ఏంటంటే, డయాబెటిస్ వాళ్ళకి ఆహ్, ఎన్ని ఎనీ ఫుడ్ అనమాట ఇన్ ఇట్స్ హోల్ ఫార్మ్ అంటే మన తాలూకా ఆ! దాన్ని ఇప్పుడు మనకు ఉదాహరణకి హోల్ ఫార్మ్ అనేసంటే అది వాళ్ళు చెప్పేది. అంటే ఇంగ్లీష్‌లో చెప్పాను. తెలుగులో మనం దాన్నేమో జెప్పుకోవాలనేసి అంటే, ఇప్పుడు మనం ఆహ్, గోధుమలు ఉందనుకోండి ఆహ్, ఆ! ఉదాహరణకి గోధుమలు తినేటువంటి వాళ్ళు. అంటే వీట్ ఆహ్, కన్జ్యూమ్ చేసేటువంటి వాళ్ళు ఆ! అంటే రొట్టెలు రొట్టెలు అవి తినేవాళ్ళు ఉంటారనుకోండి. వాళ్ళకి ఏం చేస్తా ఏం చెప్తారంటే, మీరు గోధుమలు ఆడించుకొని చెక్కీలోని, ఆ పిండితోటి రొట్టెలు తినండి. అంటేంటి గోధుమ గింజ మొత్తం అదే మనం తీసుకోవాలనమాట. అంటే ఆహ్, అంటే అందులోనే ప్రాసెస్ చేయకూడదు దాన్ని. అంటే దాంట్లో పొట్టు గిట్టు ఏమీ తీసేయకూడదు. ఆ పొట్టు గిట్టు
ఆ! అవును. ఆ! అలా కూడా అవును. అవును. ఆ! ఆహాహా! అంటే ఇప్పుడు అది మొత్తం. ఆ! అలా చెప్పారు వాళ్ళు అదే. ఆ! ఆ! గోధుమలు. ఆ! పిండి, పిండి తింటాం కదా! పిండి తింటాం. అవును. అవును. ఆహాహా! అది. అలా చెయ్యాలి. ఆ! అవునవును. ఆహా! పొట్టుతో సహా తినాలి. అమ్మో! ఇదేదో చాలా ఆ!
తినాలి. తింటే అప్పు అప్పుడే సుగారేమో కంట్రోల్‌లో ఉంటుందనమాట. అలా
అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇది ఇలాగ చేయడమన్నది చాలా బాగుందిది. ఆ!
ఆ! ఆ! తర్వాత అలాగే మరి మనం బియ్యం రైస్ తింటాం కదా! రైస్ తినే వాళ్ళకి మరి ఎలాగా హోల్ ఫార్మ్ అంటే డాక్టర్లు చెప్పేది ఎవరైనా ఎక్స్‌పర్ట్స్ చెప్పేదేంటంటే, మీరు ధాన్యాన్ని ఏంటంటే పొట్టు ఒక్కటే తీసేయండి. ఎందుకంటే హల్ అంటాం. హల్ అంటే పైన
అవును. అదే కదా! అవును. ఆహా! అంతే కదా! అది మరి గుచ్చుకుంటున్నట్టు కూడా ఉంటుంది. అది కొంచెం కష్టం.
ఆ పొట్టు, ఆ పొట్టు మనమేమో తినలేము. అదేమో దాన్ని క్రష్ చేస్తే పశువులకేమో జిట్టు, తౌడు అనేసి అంటారు. ఆ రూపేన వాటికి పెడతారు. కానీ ఆ మిగిలింది పాలిష్ చేయనటువంటి రైస్ తీసుకోండంటారు.
అంతే కదా! అది కరెక్ట్. అంటే దంపుడు బియ్యం అంటాం. లేదా బ్రౌన్ రైస్ అని, అదే ఈ మధ్య కాలంలో కొంచెం స్టైల్‌గా బ్రౌన్ రైస్ అని కూడా అంటున్నారు కొన్ని. ఆ! అంటున్నా <laughs> అదే అదే.
దంపుడు బియ్యం దాన్ని బా ఆ! బ్రౌన్‌రైస్ అని స్టైల్ అని కాదు. అది ఎందుకంటే దాంట్లోనే బ్రాన్ ఏమో రిమూవ్ చేయరు. మిల్లులోని యాక్చువల్‌గా నేంటంటే ఆ! ఆ బ్రాన్‌లో నేంటంటే మనకి ఆహ్, శరీరానికేమో డైజెస్ట్ కానటువంటి ఫైబర్ ఉంటుంది. ఇప్పుడు అసలు యాక్చువల్‌గా లాజిక్ ఏంటంటే, మనం ఏ ఆహారం తీసుకున్నా ఆ ఆహారంలోనేమో ఫైబర్ ఉండాలి ఎక్కువగాను. ఈ ఫై ఆ!
ఆహాహా! అది. ఎంత బాగుందది. అవును. అవును. ఆ! అది ఫైబర్ ఉంటే మనకు ఆ పీచు పదార్థం అనేది ఉండాలంటారు అది. దానివల్ల అరుగుదలకి ఉపయోగపడుతుందని ఆన
ఆ! ఫైబర్ అనేసి ఆహ్, అరుగుదలకు ఉపయోగపడుతుందని కాదు. ఇక్కడ లెక్క ఏంటంటే, ఈ ఫైబరన్నది ఆహార ధాన్యాల్లోనే నేచురల్‌గా కొంత ఫైబరుంటుంది. అది గోధుమల్లోనే ఆ! ప్రతి ఆహార ధాన్యాల్లోనీ కొంత ఫైబరుంటుంది. కానీ మనం బియ్యం విషయంలో పొరపాటు చేస్తున్నాం. ఏంటంటే మర ఆడించిన తర్వాతనే పాలిష్ అనే పేరుతోటి, ఆ ప్రక్రియలోని ఆ పైన ఉన్నటువంటి తౌడు పొరనేమో రిమూవ్ చేసేస్తారు. అది ఎంత
అవును. ఆహా! అలా కూడాను. ఆహా! అవును. అదే కదా! అవును. ఆ! పైన ఉన్నది కూడా తీసేస్తున్నారు. ఆ పైన పొట్టే కాకుండా, ఆ పై పొర కూడా తీసేస్తున్నారు.
ఆ! అందులోనే అవును. ఆ పై పొర తీసేయడంతోటే అదే ఫైబర్ అందులోనే ఎక్కువగా ఉంటుంది. ఫైబర్‌ను బి ఆ! ఆ పై పొర పోవడం తోటే ఆ! మనకు ఏంటంటే ఆహ్, దాన్ని ఏమంటారు ఉట్టి కార్బ
అందు పీచు పదార్థం ఉంటుంది అందులో అది. జీర్ణ, జీర్ణ శక్తి అనేది కొంచెం ఇది అవుతుంది మనకి.
కార్బోహైడ్రేట్ ఒకటే మనం తీసుకుంటాం, ఫైబర్ ఉండదు. ఇదేమో తొందరగానేమో బా లోపల డైజెస్ట్ అయిపోయి, తొందరగా సుగర్ రిలీజ్ అయిపోయి, సుగర్‌లోనేమో వచ్చి, హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయన్నమాట. అంటే తిన్న తర్వాత ఒక గంటలోనే సుగర్ విపరీతంగా పెరిగిపోతుంది. తర్వాతన ఒక గంటలోనేమో పూర్తిగా డౌన్ అయిపోతుంది. ఎందుకంటే ఆ!
అవును. అందువల్ల ఆహా! ఆ! అది. అలా కూడా జరుగుతుంది. అలా మీకు ఇప్పుడు మీకు అలాంటి సంకేతాలు కనిపించాయన్నారు. ఇంకేమన్నా ఇంకేమైనా సంకేతాలు కనిపించాయా? శారీరక మార్పులు ఏం గమనించారు మీరప్పుడు?
ఆ! ఆ! అంటే ఏంటి? మనం ఏం చేసియాలి ప్రతి ఫుడ్‍లోని ఫైబర్ అంటే, ఒక మన తాలూకా సీరియల్స్ ద్వారా వచ్చే ఫైబరే కాదు. మనం కూరగాయలు అవి తింటాం, అందులోనే ఫైబర్ ఉంటుంది. అంటే ఇప్పుడు లెక్క ప్రకారం ఏం చేయాలంటే, మనమేమో అన్నం మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంలోని కూర అది మనం తీసుకుంటాం. అందుగురించి మనకు కావాల్సిన ఫ ఫైబర్ ఏమో దొరుకుతుంది.
అదే కదా! ఆహాహా! అందులో ఓహ్! అదే. అవును. అంతే కదా! తీసుకుంటూ ఉంటాం. ఫైబర్ అనేది మనకు దొరుకుతుంది. అది ఆ కూరగాయలు.
ఆ! కానీ బ్రేక్‌ఫాస్ట్‌లో నేమో చాలామంది ఏదో ఇడ్లీ కారప్పొడి, ఇడ్లీ ఆహ్, తర్వాత అదేదో చట్నీ అలా వేసుకుంటారు. అప్పుడు ఫైబర్ మిస్ అవుతాం. అందుగురించి మనం ఏం చేయాలంటే అలాంటప్పుడు సలాడ్ ఏమో ఇంకార్పెట్ చేయాలి. మార్నింగ్ అని ఏంటంటే
అవును. అంతే కదా! మరి ఫిబ్రి అవును. ఆ! సలాడ్ అంటే కూరగాయ ఇప్పుడు క్యారటు ఇలాంటివన్నీ కూడా చక్కరాల్లా తరిగి తింటం అది. సో అవి తినడం వల్ల మీకు ఎలాంటి శరీరంలో మార్పులు ఏమి గమనించారు మీరు?
ఆ! అలాంటిది. అది ఫైబర్ అనమాట. ఆహ్, ఆ! అప్పుడు ఏమవుతుంది అంటే ఆ! సుగర్ ఏమో స్టెడీగా ఉంటుంది. ఈ స్పైక్స్ ఉండవు. కానీ ఆ! ఇది ఎంతో కాలం ఏమో ఇలా నడవదు. ది ఇది వయసు పెరుగుతున్న కొలది శరీరంలోని ఉండేటువంటి ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ అన్నది ఇంకా ఇంకా తగ్గిపోతుంది. అప్పుడే అప్పుడేంటంటే ఒకానొక స్టేజ్, అంటే సుగరు వచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత డాక్టరేమో ఇంకా నీకు మందులతోటి సరిపోదు. నువ్వేమో మందులు వేసుకుంటూ అంటే మాత్రలు టాబ్లెట్లు. ఆ! వేసుకుంటూ ఇన్సులిన్ కూడా తీసుకోవాలి అంటాడు.
అవును. ఆహాహా! అంతే కదా! తగ్గిపోతూ ఉంటుంది. అవును అది. అవును. మాతలు మాత్రలు వేసుకుంటును. ఇన్సులిన్ ఇంజెక్షన్స్ రూపంలో తీసుకోవాలంటారు.
తీసుకోవాలి అంటాడు. అయితే ఆహ్, అక్కడే వస్తుందన్నమాట. ఆ ఇన్సులిన్ ఎప్పుడైతే మొదలు పెట్టామో చాలా మటుకు ఇన్సులిన్ తీసుకున్న వాళ్ళేమో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త అంటే ఇక్కడ
ఆహా! అమ్మో! అది కూడాను. ఆ! అది. అంతే కదా మరి. జాగ్రత్త అంటే ఆహారపు అలవాట్లు కొంచెం జాగ్రత్తగా ఉండాలంటారు.
ఆహారపు అలవాట్లు అవి అన్ని అవి రొటీన్. అవి ముందే మొదలుపెడతాం. సుగర్ వచ్చినప్పుడే వ్యాయామం అవన్నీ మొదలుపెడతాం. అయినా సరే మనకేంటంటే, ఈ ఇన్సులిన్ ఏదో ఒక స్టేజ్‌లోని తీసుకోవాల్సి ఉంటుంది, కొన్ని సంవత్సరాల తర్వాత. అయితే ఆ ఇన్సులిన్ తీసుకున్నప్పుడే డాక్టర్ చెప్తాడు. ముందు మనల్ని అడుగుతాడు. "నువ్వు ఇన్సులిన్ తీసుకుంటావా?" అని అంటే మనం ఆ! మనమేమో రెడీ అనేసంటే అప్పుడు ఇస్తాడు. ఎందుకంటే మనకు ఇష్టం లేకుండా ఇన్సులిన్ ఇచ్చేస్తే ప్రా
వ్యాయామం కూడా చేస్తూ ఉంటారంటారా? అదే, అదే. అవును. అదే. అవును. అవును. ఆహా! ఆహాహా! అవును. ఇన్సులే ఇస్తే మనకు మళ్ళి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా! అని అన్నట్టు.
ప్రాబ్లమ్ అంటే ఇంజెక్షన్ నొప్పి అది కాదు సమస్య. ఇన్సులిన్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే, ఆ ఇన్సులిన్ హెచ్చు తగ్గువులో ఏమవుతుందంటే లో సుగర్ అయిపోతుంది. ఆ! ఆ! లో సుగర్ అయిపోయే ప్రమాదాలుంటాయన్నమాట. అందు గురించి
అవును. ఆహా! అలా కూడానా. అది అందుకని. అది. అందుకనే ముందు అడుగుతారు వాళ్ళు అడిగి అప్పుడు. ఆ!
అడుగుతారు. తర్వాత కొంచెం స్లో డోస్ తోటేమో పే ఆహ్, స్టార్ట్ చేస్తారు. మేము 3 నెల్లకోసారేమో చెక్ చేస్తారు. సుగర్ ఇంకా హై లెవెల్‌లో ఉంది అనేసంటే, అప్పుడు అడుగుతారు "మీకెప్పుడైనా లో సుగర్ సింప్టమ్స్ కనిపించాయా?" ఆ లో సుగర్ సింప్టమ్స్
అది. అవును. అడుగుతారు. అది. అంటే లో షుగర్ సిమ్టమ్స్ అంటే ఎలా ఉంటాయంటారు?
ఆ! లో సుగర్ సింప్టమ్స్ అంటేను ముఖ్యంగానేంటంటే మనకు ఒక రకమైనటువంటి బ్రెయిన్ ఏమో కంప్లీట్‌ గాను ఔట్ ఆఫ్ ఫోకస్ అయిపోతుంది. అంటే ఆ! నేను ఒక చిన్న అంటే, నా ఈ ప్రాక్టికల్ అనుభవాలు ఎవరు చెప్పరు ఎవరికీనూ. ఈవెన్ డాక్టర్‌కి కూడా తెలీదు, ఈ అనుభవాలు. ఇది ఏమవుతుందంటే నేను ఆఫీస్‌లో ఉండేవాన్ని. ఎప్పుడైనా సరేనంటే మధ్యాహ్నం సరిగ్గా 1 గంటకే లో సుగర్ అయిపోతుంది. ఇన్సులిన్ తీసుకున్నప్పుడు. ఎందుకంటే అది భోజనం టైము కదా! అపు అప్పడికి బాగా తక్కువ అయిపోతుంది భోజనం ఒక 10 నిమిషాలు లేట్ అయినా సరే. వెంటనే మనం కంప్యూటర్ ముందేమో కూర్చునే వానప్పుడు. కానీ నేను ఏం చేస్తున్నానొ? ఎందుకు కూర్చున్నానో అర్థమయ్యేది కాదు. ఆహ్, ఆ! ఏం జే
ఆ! అంటే కళ్ళు తిరుగుతున్నట్టు అలాగుడా ఉంటుందా? <laughs> అది కూడా నిజమే. అవును. ఆహా! ఆ! అది. అవును. అంతే కదా! అవును. అవును. ఆ! అలాగా మాట అది. అంటే ఒక అ అక్కడ సంబంధం లేకుండా అయిపోతుంది అక్కడ మీకు.
ఆ బ్రైన్ ఏమో ఇంక ఆలోచించే శక్తి ఉండదన్నమాట. కంప్యూ ఆహ్, నేను ఇక్కడ ఎందుకున్నాను? నేను ఎవరిని? అన్న క్వశ్చన్లు కూడా వస్తాయన్నమాట. ఆహ్, అప్పుడు ఏమీ చేయలేము. అది ఇంట్లో ఉంటే ఒక్కొక్కసారి ఆహ్, అందుకే నేను ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తానంటే అలాంటి లక్షణాలు వచ్చినప్పుడు, రెడీగా ఉండడానికి ఒక ప్రత్యేకంగానేమో ఒక చోట ఏమో సుగర్ గాని, లేకపోతే గ్లూకోజ్ గాని పెట్టుకుంటాను. అది
ఆలోచనా శక్తి కూడా తగ్గిపోతుంది. అంతవరకు గూడా ఎళ్ళిపోతాయి. అమ్మబాబోయ్! ఆ! అవును. అవును. పెట్టుకుని వెంటనే అది నోట్లో వేసుకుంటారు కొంచెం.
ఆ! మనం ఇన్‌వాలంట్రీ యాక్షన్ మన బ్రైన్ అయితే పని చేయదు. ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఆహ్, సుగర్ డబ్బా ఇంకో చోట పెట్టారనుకోండి. మనం ఇంకా గందరగోళంలో అయిపోతామన్నమాట. అందు గురించి
అది కరక్ట్. అవును. అప్పుడు ప్రమాదం కాదు. అది. అలాగా మీకు సంకేతాలు వచ్చినప్పుడు, మీరు జాగ్రత్తలు తీసుకొని, మీరు చక్కగా మీరు ఒక ఒక అలవాటుగా మార్చుకున్నారు అన్నీ ఆ సుగర్ అవి తీసుకోవడం అది. ఎంతో
వెంటనే అది అది అలవాటు చేసుకొని, ఒక ప్లేస్‌లో పెట్టుకొని, మనం ఆ టైమ్‌కేమో ఇన్‌వాలంట్రీగా అంటే మనకు తెలియకుండా ఇన్‌వాలంట్రీగా వెళ్ళిపోయి
అవును. ఇన్వాల్వ్. తెలియకుండానే ఒక అలవాటుగా మార్చుకున్నారు. అది.
ఆ! వెళ్ళిపోయి, అది తీసుకొని నోట్లో వేసుకుంటామన్నమాట. అది ఆ ప్లేస్ అవును.
అదే ఎంతో బాగా చెప్పారు. అది ధన్యవాదాలండి. ఎంతో బాగా ఈ శరీర సంకేతాలు ఎలా పంపుతాయో ఆ షుగర్ అన్నది య ఒక క్రమరీతిలో ఎలా మార్చుకుంటూ దాన్ని మీరు ఆహ్, మీ మార్చుకుంటూ మీరు ఎలా బయటపడ్డారో ఎంతో బాగా వివరించారు. ధన్యవాదాలండి.
వాటి మార్చుకోవాలి. అవును. ధన్యవాదాలు.
ధన్యవాదాలు.